నేన్ నేను చెప్పాలంటే నేను చాలా లక్కీ అండి. మా అన్నయ్య, మా చెల్లి మీద నేను చాలా లక్కీ. ఎందుకంటే, మా నాన్నగారు నన్నే ఎక్కువ కొట్టేవాళ్లు. ఎందుకంటే అవునండి నేను కొంచెం ఎక్కువగా మాట వింటాను కాబట్టి నన్నే ఎక్కువ కొట్టేవారు. మీకు అర్థమై ఉంటది. హ్మ్. అవునండి. ఆహ్
<giggles> ఓకే. అయ్యో! సరిపోయింది. హ్మ్. ఓకే. మీరే ఎక్కువగా కొంచెం చిన్న, చిన్న చిలిపి పనులు చేస్తూ ఉండేవాళ్ళు అట్లా అయితే.
అవునండి. అవు ఎగ్జాక్ట్‌లి అవునండి. చిన్నప్పటినుంచి అంతే మాట. కానీ, ఒక ఏజ్ ఒచ్చేసరికి కొంచెం నాకు ఒక అర్థమయింది. మెచ్యూరిటీ అనేది వచ్చింది. అప్పటినుంచి కొంచెం తిట్టడం తప్ప ఇంకేమి చేసేవారు కాదన్నమాట. కానీ అప్పటివరకు నేనంటే కొంచెం ఇంట్లో అది ఉండదు అన్నమాట. కొంచెం నా విషయంలోనే స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్లు. మా అన్నయ్య మా చ చెల్లి కూడా కొంచెం చదువులో కూడా ఫస్టే, పైగా మిగతా అన్నిటిలో కూడా ఉండేరు కానీ నేనే కొంచెం ఇంట్లో ఉండకుండా ఫ్రెండ్స్‌తో అలాగా, అలాగా వెళ్ళేవాళ్ళు మాట.
హుహు. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. మరి చదివేవాళ్ళా మీ అన్నయ్య, తమ్ చెల్లి ఎలాగైతే మంచి పోటీ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా మీరు గూడా వాళ్ళకి పోటీగా చదివేవాళ్ళా మరి?
నాకంత ఫస్ట్‌లో అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదండి చదువు మీద. కానీ ఇంట్రెస్ట్ లేనోడే ఇప్పుడు టీచర్ అయ్యాడనమాట. హుహు. హ్మ్. నేను ఒక టీచర్‌నండి ఇప్పుడు.
హుహు. <giggles> ఓహ్! ఓకే. వెరీ నైస్ అండి. నాన్నగారు‌ని ఫాలో అయ్యారు మొత్తానికి మీరు కూడా చక్కగా.
ఆ! అవునండి. అవునండి. అవును. కాపోతే నేను ప్రైవేట్ టీచర్‌ని మా డ్యాడీ గవర్నమెంట్ టీచరు. సో, నేను డీఎస్సీ అవి రాస్తున్నాను. ట్రైల్స్‌లో ఉన్నాను. ఇంకా దేవుడి దయ అంతే.
ఓకే. ఓహ్! ఓకే. ఇప్పుడు మరి టీచర్ అన్నారు కాబట్టి, మీకు అస్సలు మొబైల్ వాడే చాన్స్ ఉండదు కదా! స్కూల్లో. అంటే మీరు స్కూల్ అయితే స్కూల్. కాలేజ్ అయితే కాలేజ్. ఎక్కడ ఉండదు మీరు అలా ఫోన్ వాడరు. కాబట్టి అసలు వాడతారా? లేదా?
అవునండి.